ఫెయిల్ అవ్వలేదా ఎప్పుడు? ఫెయిల్ అవ్వాల్సిన పరిస్థితోచ్చిన ఆ! ఆ! ఓకే.
ఆ! ఫెయిల్ అవ్వలేదులెండి. ఆ మిగతా వాటన్నిటిలో 95 అలా వస్తే మాథ్స్‌లో మాత్రం 60, 70 అలా వచ్చేవనమాట. 50 దాకా కూడా.
హుహు. ఇవి కూడా మంచ్ మవి కూడా మంచి మార్కులే. కాకపోతే మీకు మీ మొదటి మార్క్ అవును. పోల్చితే బాగా
<chuckles> ఆ! మిగతా వాటితో కంపేర్ చేస్తే తగ్గుతుంది కదా! దాని వల్ల ఏంటి మొత్తం గ్రేడ్ పడిపోతుంది. కాబట్టి నాకు మ్యాథ్స్‌లో కొంచెం ఆత్మవిశ్వాసం తక్కువే ఉండేది. మిగతా క్లాసుల్లో చాలా ఆహ్, చలాకీగా ఉండేదాన్ని నేను బానే. మ్యాథ్స్ వరకు మాత్రం చాలా కామ్‌గా ఆహ్, అలా ఉండేదాననమాట.
అవును. హ్మ్. అంటే మీకిష్టమంటే అంతగా ఇష్టం లేదా?
పదో తరగతిలో నాకింక

లే ఆ! అప్పడికవ్వలేదు. దానివల్ల ఆఫీస్ లైఫ్ కొంచెం బోరింగ్‌గా అంత ఉత్సాహమొచ్చేది కాదనమాట. హ్మ్. కాబట్టి
ఆ! అవును. అవుననిపిస్తది. మరి టైం పట్టిందా మీకు?
అవును. టైం పట్టింది. తరువాత ఇంక నేను డి ఆహ్, డిసైడయ్యాను, ఇప్పుడు వాళ్ళోచ్చి ఇనిషియేట్ చేయకపోతే ఏంటి, నేనే వెళ్దాము అని చెప్పి, కానీ నేనేంటి టీమ్ మెంబర్‌ని, అప్పుడే జాయిన్ అయ్యాను. కొంచెం ఎక్కువ మాట్లాడిన కూడా ఎలా తీసుకుంటారో తెలీదు. ఆ!
హ్మ్. అవును. ఆ! నిజమే ఎక్కువ మాట్లాడితే, ఏంటి, ఈ అమ్మాయేదో ఓవర్ యాక్షన్ చేస్తుందన్నట్టు, మళ్ళీ ఇలా తక్కువ‌గా‌ చూడడం గా నిజమే. ఎవరు ఎలా అనుకుంటారో కూడా తెలీదు.
హ్మ్. అదే. అదే. అవును. ఇంకిలాంటివన్నీ ఆలోచించి నేను వెళ్ళేదాన్ని కాదు. ఆ తరువాత నేను నిశ్చయించుకున్నాననమాట, లేదు అలా అనుకునే వారి గురించి మనం ఎలాగో ఏం చేయలేము, కొంతమంది దాన్ని మంచిగానే తీసుకునే వాళ్ళుంటారు, మంచి స్వభావం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, మనం తప్పకుండా రీచ్ ఔట్ అవ్వాలి అని చెప్పి, నేనే వెళ్లి మాట్లాడేదాననమాట. ఇలాగ, మీరెప్పటి నుంచి ఉన్నారు, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను, నాకు చాలా నచ్చింది ఆఫీసు, మీ గురించి ఏంటి, అలా నేనే చిన్నగా పరిచయం చేసుకోవడం మొదలుపెట్టాను. దానికోసం
నిజమే. మీరోకడుగు ముందుకు వేయడం వల్ల, వాళ్ళు కూడా బాగానే మాట్లాడారప్పుడు.
అవును.